మనము ఎప్పుడు ఈ సినిమాలవి బా చూస్తుంటాం కదండీ! మనకి ఇవాలా సినిమా అనగానే మనకి ముందు గుర్తొచ్చేది పాట, ఫైటు.
అవును. అవును. ఆ! హ్మ్. అవును. అవునవును.
అంతే గ‌దా! ఆ సినిమాలో ఒక రకంగా చూసుకుంటే ఎన్ని హ్మ్, పాటలున్నాయి? ఎన్ని ఫైట్‌లున్నాయ‌ని లె‌క్కే‌సుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఆ! ఆ!
ఆ <chuckles> నిజమే. అంటే ఆ‌ హీరోడు గుర్తొస్తాడు. హీరో, హీరోయిన్ లేకపోతే ఆహ్, ఆ సంగీతము ఆ ట్యూన్స్ అనేవి గుర్తొస్తుంటాయి. అవును.
హీరో. హీరోయి ఆ! అది ఆ‌ తర్వాత క్యాసెట్‌ల రూపంలో వచ్చేవన్నమాట. ఇప్పట్లాగా దీంట్లో కాకుండా ఆహ్, అవేమో అయ్య‌న్ని
హ్మ్. అవును. ఒకప్పుడు క్యాసెట్ రూపంలోనే ఉండేవి. నాకు గుర్తుంది. క్యాసెట్‌ల రూపంలో గూడా నేను సాంగ్స్ విన్న రోజులున్నాయన్నమాట. ఏంటంటే అప్పుడు 'సెవెన్ బై జీ బృందావన్ కాలనీ', 'ఒక్కడు' ఆహ్, ఇంకా ఆహ్, 'బృందావనం' లాంటి సాంగ్స్ కూడా నేను క్యాసెట్‌లు కొనుక్కొని వినేవాడిని. ఆ క్యాసెట్‌లు కొనడం‌ గూడా ఒక ఏ‌చీవ్‌మేం‌ట్ ఏంటంటే అది పలానా రోజొస్తుందని ముందుగానే చెప్పేవాళ్ళన్నమాట. ఆ రోజు ఖచ్చితంగా ఆ క్యాసెట్ ఆహ్, షాప్‌లో ఆడియో షాప్‌లో అవైలబుల్‌ ఉండేది. నేను వెళ్లి కొనుక్కొని‌ మరి ప్లే జేసుకొని వినేవాడిని.
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఓహో! వెళ్ళి తెచ్చుకొని ఆ! అ‌దే. ఎన్ని పాటలున్నాయి? ఎన్ని ఫైట్‌లున్నాయ‌ని కూడా లెక్కపెట్టుకునేవాళ్ళు కొంతమంది అయితేను. మా స్నేహితులు కూడా లెక్కపెట్టేవాళ్ళు కొంతమంది. ఈ సినిమాలో ఆరు‌పాటలున్నాయంటే సినిమాకెళ్ళగానే ఏదో ఫ‌స్ట్ ఫైటు సెకండ్ ఫైటు అని లెక్కపెట్టేవారు. ఎ <chuckles>
ఆ! నిజమే‌. నిజమే. నిజమే. అవునవును. ఆ! అవును. లెక్కపెట్టేవారు <chuckles> అవును. అంటే నిజమే. మీరన్నట్టు క్యాసెట్‌లో 6 పాటలుంటే సినిమాలో గూడా 6 పాటలే ఉండాలని కోరుకునేవాళ్ళు అప్పట్లో.
ఆ! అయితే ఇంకోటేమో, ఇంకోటేమో ఈ ఫైటులు లేకుంటే మల్టీ హీరో సినిమాలుంటాయి చూడండి.
ఒకప్పుడు ఏంట మా హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును.
ఆ మల్టీ హీరో సినిమాలో అయితే, ఈ ఇద్దరు హీరోలు అభిమానులు కూడా, మా హీరోకి 3 ఫైటులిస్తే, ఆయనకి 3 ఫైటులివ్వాలి. ఆహ్
<chuckles> ఆ! నిజమే. అంటే, ఈ మధ్య కాలంలో నేన చూసిందేంటంటే, 'త్రి‌బుల్ఆ‌ర్‌లో.' లిప్ హ్మ్. ఈ 'త్రి‌బుల్ఆ‌ర్‌లో' ఏమైందంటే, ఆహ్ రామ్ చరణ్‌ది క్యారెక్టర్ కొంచెం ఎక్కువగా ఉంది. మరి జూనియర్ ఎన్‌టీఆర్ తక్కువగా ఉంది అన్న మాటలు విమ వినపడ్డాయి. నేను విన్నాను కొంతమంది ఫ్యాన్స్ అంటుంటే.
ఆ! ఆ! ఓహో! ఇ అంటే హ్మ్. ఆయన క్యారె క్యారెక్టర్ తగ్గించారంటారా? ఎన్నా జూనియర్ ఎన్టీఆర్‌ గారి
అంటే ఇప్పుడు, క్యారె అంటే గొప్ప గొప్పగా చూపిచ్చారన్నమాట. ఇప్పుడు 'రామ్ చరణ్' నేమో కొంచెం ఆహ్, కొంచెం ఎక్కువగా, గొప్పగా చూపిచ్చారు. మరి రామ్ ఇప్పుడె జూనియర్ ఎన్‌టీఆర్‌ని ఆహ్, తన పరిధిలో చూపించినా రామ్ చరణ్ అంత కాదు అన్నంతగా, ఆ సినిమా కొంచెం టాకొచ్చిందన్నమాట.
హ్మ్. ఆ! అంటే మరాయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసినట్టున్నారు కదా! రామ్‌చరణ్‌ గా
అవును. అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తూనే, తను ఒక, ఒక మిషన్‌లో ఉంటాడు. ఎట్లంటే, అందరికీ గన్స్ ఇవ్వాలి. నేను ఉద్యమం చేయాలి అని ఒక, ఒక సు సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాడు.
ఆ! ఆహా!
ఈ మరి 'రామ్ చరణ్' ఏంటంటే అప్పడి వరకు ఆహ్, 'జూనియర్ ఎన్టీఆర్' ఏంటంటే ఒక పాపను తేడానికి వెళ్తాడు. అదే తన మిషన్ ఇంగ. పాపననేది అక్కడినుంచి ఆ దొర దగ్గరనుంచి తీసుకొని రావాలి అనేది మిషన్. తనకేంటంటే ఆహ్, మరి అందరికీ గన్స్ ఇవ్వాలని గాని, అందరిని చైతన్యపరచాలని గాని ఈ 'జూనియర్ ఎన్టీఆర్‌' కి ఉండదు. తన పరి హ్మ్.
హ్మ్. హుహు. ఆహా! అవును. అంటే ఆయన అక్కడ వరకోచ్చాడు ఆయన క్యారెక్టర్ పరిధి అంత వరకే ఉంటుంది మరి.
ఆ! అంత పరకే ఉంటుంది. అంటే ఇతని ఇతని ఆలోచనలనేవి పెద్దవి 'రామ్ చరణ్‌' వి. అతని ఆలోచనలు ఏంటంటే ఒక అమ్మాయిని సేవ్ చేసెంతవరుకే తన ఆలోచననేది కా ఉండేదిగా చూపిచ్చారన్నమాట. సో అక్కడేంటంటే ఆహ్, ఎప్పుడు రామ్ చ లాస్ట్‌కేమైందంటుంటే 'రామ్ చరణ్‌' ని మరి 'ఎన్టీఆరే' కాపాడతాడు. కాపాడి తీసుకువెళ్తాడు. తన ఆలోచనలతో కలుస్తాడన్నమాట. ఓకే! ఎ ఏదైతే 'రామ్ చరణ్' అనుకుంటున్నాడో అతను అనుకున్నది కరెక్టే తను ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి నేను నా అంతగా సహకాయం సహకారం చేయాలని జెప్పేసి లాస్ట్‌కి 'ఎన్టీఆర్' గూడా తనతో పార్ట్‌నర్ అయ్యి మరి ఆ దొరని చంపడం. మరి అందరికీ గన్స్ యనేది ఇవ్వడం. మరి తిరుగుబాటు చేయాలనే అందరికీ కూడా గన్స్ ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. అన అలా ఉంటుంది ఆ సినిమా.
ఆహా! ఆ! ఆ! హ్మ్. ఆహా! హ్మ్. ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. ఓహో! అయితే మనం ఈ పాటల గురించి మాట్లాడుకుంటే, ఇప్ ఒకవేళ ఇలాంటి పాటలు విన్నప్పుడు మీకేవరైనా ఒక ప్రత్యేకమైనటువంటి, గుర్త్ వ్యక్తి గుర్తురావడమని ఆ!
హ్మ్. హ్మ్. ఆ! ఓకే. అంట్ అంటే నాకు ఒక ఒక పాట గురించి మరి ఆలోచించినప్పుడేంటంటే, ఒక వ్యక్తి గుర్తొస్తారన్నమాట. అతను మా టెంథ్ క్లాస్‌లో ఉన్నప్పుడేంటంటే, ఆ మాకు మ్యాథ్స్ సారనమాట. మ్యాథ్స్ టీచింగ్ జేసేవాడు. చాలా చక్కగా చెప్పేవాడు. అయితేంటంటే, మేము ప్రతి దానికి కూడా కొంచెం 10థ్ అనే వరకి మేము ఎక్కడో ఫెయిల్ అయిపోతామేమో, అన్న దిగులు కొంచెం ఉండేది మాకు తెలియకుండానే. అమ్మో! చాలా ఆహ్, దానికి గురించి హైప్ గూడా అలానే ఇచ్చేవాళ్ళన్నమాట. "మీరు బాగా చదవాలి, బాగా చదువుతూనే పాసయితారు. అంత ఈజీగా 10థ్ అనేది క్లియర్ చేసే విషయం కాదు" అని అనేవాళ్ళన్నమాట. అయితే అప్పుడేమైదంతే ఒకరోజు మరి తనేంటంటే, మరి జీవిత సత్యాల గురించి చెప్తున్నాడన్నమాట. "అంటే ఎప్పుడు చదువే కాదురా, చాలా విషయాలు ఉంటాయి. మరి ఓటమి, గెలుపులు 2 కూడా సహజమే. మీరు ఇంకా చిన్న వయసులోనున్నారు. మీరు చూడాల్సింది చాలా ఎక్కువుంది. కాబ కాబట్టి మీరంతా టెన్షన్ బడొద్దు" అని జెప్పేసి తను అప్పుడొక సాంగ్ బడాడన్నమాట. ఆ సాంగ్ ఏంటంటే, హ్మ్. 'లిటిల్ సోల్జర్స్' సినిమా‌లో ఆ 'బ్రహ్మానందం' బాడుతాడు. <chuckles> అయితే ఆ సాంగ్ ఎలా ఉంటుందంటే, ఆహ్, హ్మ్. సరేలే ఊరుకో, పరేషాన్ ఎందుకు? చలేసే ఊరిలో, జనాలే ఉండరా? ఎడారి దారిలో, ఒయాసిస్ ఉండదా? అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకొనుంటారా? ఆటలోనూ, పాటలోనూ మూడు మళ్ళి మార్చుకోరా! అని సాంగ్ బాడాడన్నమాట. ఆ సాంగ్ బాడితే నాకర్థమైందన్నమాట. అంటే ఎందుకు, పరేషాన్ ఎందుకు, అంటే సరేలే ఊరుకో అని మనసుకు మన మనసుతో చెప్పుకుంటే ఈ పరేషాననేది ఉండదుగా. టెన్షన్ అనేది ఉండదు గదా! అని నాకనిపించింది. ఆ తరువాత ఆహ్, చలేసే ఊరిలో జనాలే ఉండరా, అంటే ఉంటారు. చలేస్తున్న ప్రదేశంలో కూడా జనాలు ఉంటారు. అంటే వాళ్ళు ఉండగలుగుతున్నారు. ఆ!
ఆ! ఆ! ఓహో! ఆహా! ఆ! ఓహోహో! ఓహ్! హ్మ్. అవును. హుహుహుహు. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. హుహు. చెప్పండి. హ్మ్. ఆ! హ్మ్. ఓహో! అద్భుతం. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. చలేసే అంటే యాహ్! అంటే బాగా ఇక్కడ మనం ఏం అర్థం జేసుకోవాలి, బాగా మంచు అది ఉండి జం మన ప్రజా జీవనానికి వీలు కాకపోయినా ఉంటారు కదా అని.
ఆ! ఓకే. ఆ! ఆ! ప్రజా జీవితానికి కొంచెం అడ్డంకి చలి అనేది ఉన్నా కూడా, ఆ చలిని అధికమించి అధికమించి ఆ ఊర్లో జనాలు ఉంటున్నారు. సో ఆ! అంటే కష్టపడి జనాలుంటున్నారు. అంటే బ్రతకగలిగేంత ఆహ్, మరి పరిస్థితులు ఉంటున్నాయి. అలాగే ఎడారి దారిలో ఒయాసిస్ ఉండదా? అంటే ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఒయాసిస్ ఉంటది. అంటే మన ప్రయాణంలో ఆ! మన ప్రయాణంలో ఎక్కడో ఒక్కడ ఖచ్చితంగా విజయమనేది ఉంటుంది. వి అసలు ఒయాసిసే లేకుండా ఎడారనే దారే ఉండదు కాబట్టి
అవును. అవును. ఉంటారు. ఆ! ఉంటున్నాయి. కరెక్ట్. హ్మ్. అవును. ఖచ్చితంగా ఎడారిలో మనం ఏళ్ళినప్పుడు ఆ! అవును. ఉండవు ఉండదు కాబట్టి ఆ! మనం లైఫ్‌లో
ఆ! తను అలా ఒయాసిస్ ఉండదా అని, మన నాతో చెప్తున్నాడన్నమాట. డైరెక్ట్‌గా చెప్తున్నాడు.
హుహుహుహు.
ఆ! కప్ మళ్లేంటంటే లాస్ట్‌కి ఏమంటున్నాడంటే, మళ్ళీ మా సారే చెప్తున్నాడన్నమాట. అంటే మనము ప్రతిదానికి మూడ్ ఆఫ్ అయిపోయి మూతి ముడుచుకొని ఉండొద్దు. మళ్ళీ మన ఆటల్లోనూ, పాటల్లోనూ మళ్ళీ ఎంగేజ్ అయిపోయి, మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అని నాకు చెప్పాడన్నమాట. అందరితో పాడాడు.
ఆహా! ఆ! హ్మ్. ఓహో! ఓహో! మీ సార్ పాడార?
అయితే, ఇ హ్మ్. ఈ పాట పాడాడు. అయితే, ఆ పాట నాకు చాలా నచ్చేసి, ఇక చాలా ఇయర్స్ నాకు అలా గుర్తుండిపోయిందన్నమాట. నాకు ప్రతిసారి గూడా, ఆహ్, నేనేదన్నా మరి మూడ్ ఆఫ్ అయినాగాని, నాకెప్పుడన్నా నేననుకున్నంత విజయం నాకు దొరకలేదని భావించినప్పుడేంటంటే, మళ్ళీ తిరిగి నేను గెట్టిగా ప్రయత్నించాలనుకున్నప్పుడేంటంటే, ఈ పాటను నేను గుర్తు చేసుకుంటుంటా తరచుగా. సో, ఇంగ నాకేంటంటే ఆటోమేటిక్‌గా నిజంగే. ఆహ్, సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకు? జరిగేది జరగబోక మానదు. సో, నేను టెన్షన్ పడొద్దు. హ్మ్. పరేషాన్ అంటే టెన్షన్. హిందీలో పరేషాన్ అంటే టెన్షన్. సో, టెన్షన్ బడద్దు, టెన్షన్ బడద్దు. సో, బీ కామ్ నీ పని నువు చేస్తు కుంటూ పోతుంటే, విజయం అనేది ఖచ్చితంగా ఒస్తుందని నన్ను చాలా ఇన్స్‌పైర్ చేసారన్నమాట ఆ సారు.
ఆహా! ఓహో! ఆ! ఆ! ఆ! ఇప్ ఈ పాట గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. ఆ! జరిగేదెలాగో జరుగుతా ఉంటది. ఆ! దానికోసం భయపడేది ఆ! అన్ అవును. హ్మ్. హ్మ్. ఓహోహోహో! అంటే
హ్మ్. అలా మా మ్యాథ్స్ సార్‌కు తరువాత తను తనతో మాట్లాడడం గూడా జరిగింది. ఒక 5 ఇయర్స్ తరువాత మళ్ళీ నేను ఒక మరి నడుచుకుంటూ పోతుంటే తను నాకు ఎదురొచ్చారు రోడ్ మీద.
ఆ! ఆహా!
అయితే నన్ను గుర్తుపట్టారు. నేను గూడా సార్‌ని గుర్తుపట్టాను. మాట్లాడుకున్నాం. అయితే <giggles> నేను గూడా జెప్పానప్పుడు. "మీరు ఆరోజిలా సాంగ్ పాడారు. మాక్ మాకు నాకు చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంది. ఆ సాంగెప్పుడూ నేను, మరి ఎప్పుడన్నా నాకు లో అనిపిచ్చినా, నేను ఒత్తిడిగా అనిపిచ్చినా ఈ సాంగు నాకు గుర్తు చేసుకొని, నేను పాడుకుంటాను. మీరు చెప్పిన మాట నాకు చాలా బా గుర్తుంది." అని అంటే, తను నవ్వి, "నేను ఈ పాట చాలా మంది దగ్గర పాడాను గానీ, నువ్వు నాకు చెప్పడం ఇది రెండోసారో, మూడోసారో ఇంతకుముందు ఒకళ్ళు జెప్పారు. ఆ తరువాత నువ్వు జెప్పావు" అని తను చెప్పడం నేను గమనిచ్చాను.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఆ! ఆప్ హ్మ్. ఆ! అంటే, ఆ పాట మీ జీవితానికి మంచి బాట చూపించిందనేటువంటి విషయం ఆయనకి తెలియచేశారు.
హ్మ్. అవును. అవును. నిజమే. పాటనేది ఖచ్చితంగా బాటను చూపిస్తుంది మీరన్నట్టు. ఈ ఎంతోమంది కూడా పాటల ద్వారా ఇన్‌స్పిరేషన్ పొందుతారు. కొంత కొన్నిసార్లేంటంటే ఒక పాటని ఒక ఇద్దరు ఒక సపోజ్ ఇద్దరు ప్రేమికులున్నారనుకోండి. వారు ప్రేమలో ఉన్నప్పుడు వినే సాంగు, ఆ తరువాత కొన్ని ఇయర్స్ తరువాత విన్నప్పుడేంటంటే, వారు అంతకుముందు చేసిన సందర్భాలన్నీ ఆ పాటలో గుర్తొస్తుంటాయి. నేను ఆ పలానా సందర్భంలో అలా చేశాను. ఈ సాంగ్ మేమప్పుడలా విన్నాము అని గూడా వాళ్ళ మరి ర మరి వాళ్ళేంటంటే, ఆ రిలేషన్‌లో ఉన్న వాళ్ళని గుర్తుచేస్తుంది.
అవునండి. ఆ! అవును. ఆ! హ్మ్. హ్మ్. గుర్తొస్తుంది. అవును. అంటే వాళ్ళ హ్మ్. వాళ్ళ అనుబంధానికి ప్రతీకగా అవి జ్ఞాపకమోస్తా ఉంటా ఆ! హుహు. అయితే ఇలా ప్రత్యేకంగా మీరు ఈ పాటలు ఆహ్, వల్ల అంటే ఇంకా ఏమైనా ప్రత్యేకమైనటువంటి జ్ఞాపకాలున్నాయా? ఇలాంటి పాటలతోటి‌గాని మిగతా
హ్మ్. ఆ! ఆ సాంగ్స్ అనేవి ఉంటుంటాయి. నిజమే మీరన్నట్టు. హ్మ్. అలాం హ్మ్. ఆ! ఆ! నిజమేనండి. అంటే ఇంకొకసారేంటంటే, హ్మ్. మాకు సైన్స్ సార్ కూడా ఉండేవాడు. <chuckles> సైన్స్ సార్ కూడా, మరి తను ఏంటంటే, బేసిక్‌గా తనకి సింగింగ్ అంటే చాలా ఇష్టం.
హ్మ్. హుహు. ఓహో!
ఎక్కడ, ఎక్కడ ఒక స్టేజ్‌షో ఉన్నా‌గాని, తను ఒక పాట పాడాలనుకుంటాడు. స్కూలులో ఏదన్నా ఒక కాంపిటీషన్ లాంటిది ఏదైనా స్టేజ్‌షో ఉంటే, ఖచ్చితంగా తన పాటుంటుందన్నమాట. అలా తన తను గూడా మరి ఇన్‌స్పైర్ చేస్తుంటాడన్నమాట. ఒక ఏంటంటే, మా తరగతిలో ఏంటంటే, హ్మ్. ఒక బ్యాక్ బెంచ్‌లో కొంతమంది విద్యార్థులుండేవాళ్ళు. సో, వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి వేరే వేరే టాలెంట్స్ ఉన్నాయి‌గాని చదువు అనేది రాదు. ఎక్కువచ్చేది కాదు. సో, వాళ్ళు ఎప్పుడంటే, వాళ్ళు ఎప్పుడూ ఆహ్, నిరుత్సాహపడేవాళ్ళు.
ఆ! ఓహో! హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఉ ఆ! అంటే చదువే ప్రధానం‌ కాదు కదా! అన్నీ ఉండాలి, అన్ని ఉండాలి కదండీ. చదువు‌ కా
హ్మ్. ఆ! అన్ని అవును. అవును. అయితే తను గూడ తను గూడా అప్పుడేంటంటే, ఒక సాంగ్ అనేది పాడాడన్నమాట. తనేంటంటే, ఆహ్, 'వారేవా ఏమి ఫేసు' అని ఒక సాంగ్ ఉంటుంది‌ గదా, అందులో గూడా మరి అందులో అంటాడన్నమాట. ఆహ్, చిరంజీవైన పుడుతూనే మెగా‌స్టార్ అయిపోలేదయ్యా సగి తెగించే సత్తా చూపందే సడెన్‌గా స్వర్గం రాదయ్యా అనగానే <chuckles> వీళ్ళందరూ గూడా నిజంగా ఒక్క నిమిషం ఆగిపోయారు ఇలా సాంగ్ పాడేవరికి. ఏంటి, ఏంటి, ఏంటి, సారు ఏం‌ జెప్తున్నాడంటే, మళ్ళీ ఆ సాంగ్ గురించి మళ్ళీ వివరించాడన్నమాట సాంగ్ 'చిరంజీవి‌' గూడా మరి సిల్వర్ స్పూన్‌లో ఏమి‌పుట్టలేదు. తను గూడా చాలా అడ్డంకులెదుర్కొని మెగాస్టార్ అయ్యాడు. హ్మ్.
కాకపోతే ఆ! ఆ! హ్మ్. ఆ! ఆ! ఆ! హ్మ్. ఆ! తెగించే స ఆ! ఆహా! ఆహా! ఆ! నిజజీవితంలో చాలా కష్టాలు‌పడి అంత పెద్ద స్థాయికి చేరుకోగలిగారట. అందరూ చెప్తా ఉంటారు.
ఆ! అవును. అంటే మనకేంటంటే, తెగింపు‌ గూడుండాలి. ఎప్పుడూ గూడా భయపడుతుండడం‌ గాదు. ఆ తెగించే సత్తా ఉన్నోడికె, మరేదన్నా ఆ స్వర్గమైన మరి, డబ్బైనా, మరి లేకపోతే కీర్తి అయినా గూడా పొందుతామని ఆ సారు అలా‌ చెప్పాడు. ఆ!
హ్మ్. అవును. ఏదైనా తెగించి మనం మనం మన సత్తా తెగించి చూపించాలి బయటికి. అన్నీ అద్ అది చూపించినప్పుడు మనం ఒక విజయం సాధించగలిగం అనేటటువంటి విషయం చెప్పారు. హ్మ్.
<chuckles> అవునవును. నిజంగా! అవును. హ్మ్. అవును. <chuckles> నిజంగా! ఈ పాట గూడా నాకు చాలా సందర్భాల్లో గుర్తొచ్చేది. ఎందుకంటే, కాలేజ్‌లో మేము పి పీపీటీ ప్రజెంటేషన్‌లు ఇచ్చేవాళ్ళం గదా! సో, అప్పుడేంటంటే అంద్ అందరి ముందు ఇవ్వాలనమాట. అందరి ముందు స్టేజెక్కి <chuckles> దాని గురించి వివరించాలి. అప్పుడు, అప్పుడు ఒకలాంటి జంకు ఉండేది. నాకు అప్ ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉన్న, నేను చెప్పగలను అని ధైర్యం ఉన్నా‌ కానీ ఒకలాంటి అందరూ నన్నే చూస్తున్నారని, ఒక బెనుకుండేదన్నమాట. అప్పుడునుకునేవాడిని. నేను అప్పుడని అప్పుడేంటంటే 'తెగించే సత్తా చూపందే అని సడెన్‌గా స్వర్గం రాదయ్యా' అని నేను నన్ను నేను ఇన్‌స్పైర్ జేసుకొని, ఇంగ దూకేవాడినన్నమాట. స్టేజ్ మీదకి దూకి <chuckles> ప్రజెంటేషన్ చేసి నేను మరి మంచి మంచి ప్రశంసలు అవన్నీ పొందా.
అవునండి. ఆహా! ఆ! ఆహాహా! ఆహా! ఆ! ఇన్‌స్పైర్ ఓహో! ఓహో! ఆ! ఓకే. ఓకే. స్టేజ్ ఫియరింగ్ అనేది పో పోగొట్టుకోవడానికి, అందరిలో మంచి గుర్తింపు రావటానికి, ఈ పాట బాగా ఉపయోగపడింది.
హ్మ్. ఆ! నిజమే అవును. అంటే అక్కడ నిజంగా అక్కడ తెగించాల్సిన సందర్భమే అట్ బిగముడ్చుకుంటే మనకొచ్చిన సబ్జెక్ట్ కూడా మనం చెప్పలేం అక్కడ. ఆ! మర్చిపోతాం. ఆల్ ఒక్క క్షణం మనం తెగిచ్చామనంటే మనకింగ తిరిగుండదు ఆ క్షణంకి.
అవును. ఆ! చెప్పలేం మర్చిపోతాం. అంటే, అంటే మన స ఆ! అవును. అయితే ఇలా ఇవి, ఇవి కాకుండా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తు చేస్తా ఉంటాయా? ఈ పాటలు కాకుండా వేరే ఆహ్, బంధువులతో గాని, స్నేహితులతో గాని గడిపినటువంటి సందర్భాలు ఏమైనా?
ఆ! ఆ! అవును. అంటే నేను హ్మ్. ఫస్ట్ టైమ్ నేను మూవీ‌కి వెళ్ళిన సందర్భం కూడా నాకు గుర్తుంది. అయితే ఆ సినిమా ఏంటంటే అప్పుడు నేను నిక్కరేసుకొనే వెళ్ళా సినిమాకి నాకు గుర్తుంది. అంటే ఆ థియేటర్‌కి వెళ్ళిన సందర్భంలో ఆ సినిమా 'పవన్ కళ్యాణ్' గారిది 'తొలిప్రేమ' అనే సినిమా అన్నమాట. ఆ సినిమా‌కి ఆ! 'తొలిప్రేమ' హ్మ్. ఆ సినిమా‌కెళ్ళినప్పుడు నేను నిక్కర్ వేసుకొని వెళ్ళా. నాకు చలి పెట్టింది <chuckles> యాక్చువల్‌గా చెప్పాలంటే. ఆ! ఏసీ‌కి థియేటర్‌లో ఉండే ఏసీ చలి పెట్టేసింది. ఆ తర్వాత నా నేను ఎళ్ళే బంధువులు నాకంతా గుర్తుంది. ఆ థియేటర్ ఎక్కడ చూసాను...
ఆ! ఆ! ఆహా! 'తొలిప్రేమ' ఆహా! చాలా చక్కటి సినిమా బావుంటుంది. హ్మ్. ఆహా! ఆహా! ఆ!
మళ్ళీ ఆ సీన్ ఆ సినిమా జూసి కూడా నేను 2, 3 రోజులు ఆ సినిమా గురించే నాకు ఆలోచనలన్నీ వచ్చాయన్నమాట. అంతలా నన్ను ప్రభావితం చేసింది. అంటే ఆ సాంగ్స్ గాని, నేను ఫస్ట్ టైమ్ చూసిన మూవీ కాబట్టి, అది నా కళ్ళ ముందే ఉందన్నమాట 2, 3 రోజులు అలా అన్ని సీన్స్, ఆ యాక్టింగ్, అవన్నీ నాకు అలా చాలా మంచి ఫీలింగ్ ఇప్పటికి నేను చెప్తా చాలా మందికి. నా ఫస్ట్ మూవీ ఏదంటే ఆ!
ఓకే. ఆహా! ఆ! ఆ! ఆ! ఆహా! మీ కళ్ళల్లోంచి పోలేదు. ఆహా! అయితే అందులో ఏమైనా ముఖ్యమైనటువంటి పాటలలాంటివి ఏమైనా గుర్తున్నాయా మీకు? హ్మ్. ఆహ్, ఆ!
అందులో ఆహ్, ఏంటంటే, ఒక స్యాడ్ సాంగ్ ఉంటుంది ఫస్టు హ్మ్, 'ఏమైందో ఏమో ఈవేళ. రె రేగింది గుండెలో,' అని ఒక హమ్ చేస్తూ సాంగ్ పాడతా ఉంటాడనమాట హీరో. ఆ సాంగ్ గుర్తుంది. ఇంకొక స్యాడ్ సాంగ్ కూడా ఉంటుంది. దాని లిరిక్స్ ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. అది కూడా బాగుంటుంది.
ఆ! హ్మ్. ఓహో! హ్మ్. ఓహో! హుహు. అంటే దాని వల్ల అంటే మనకి ఏమైనా ఇన్‌స్పిరేషన్ వస్తుందా? ఏమైనా పాటలు గట్టి ఇప్పుడు ఒక పాట చూడండి
హ్మ్. హ్మ్. అంటే ఆ పాటే గాదండి. ఎ నే ఇంకేంటంటే, కాలేజ్ చదువుకున్న రోజుల్లో ఏంటంటే, ఆహ్, వేరే పాటలు కూడా విన్నాను. ఏంటంటే, ఆ! 'కొత్త బంగారు లోకంలో' సాంగుంటుందనమాట. ఎలా అంటే, 'నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులు ఇవ్వరుగా.' అనే ఒక సాంగుంటది.
ఆ! హ్మ్. హుహు ఆ! హుహు.
గుర్తుండే ఉండొచ్చు మీకు. ఆహ్, నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులు ఇవ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా. అంటే ప్రశ్న నీదే జవాబు నీదే. చిక్కులు నీదే విడిపించుకోవడం కూడా నువ్వే. అని అంటా ఉంటాడన్నమాట. అందులో ఏంటంటే మరి, బతుకంటే బడి చదువా? అనుకుంటే అతి సులువ పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా అంటాడన్నమాట. ఒక్క నిమిషం కూడా ఆగిపోదే కాలం. నువ్వొచ్చేదాకా అని గూడా ప్రయోగం జేస్తుంటాడు. అది కూడా చాలా మంచి ప్రయోగం. సిరివెన్నెలగారిది. అవి కూడా నాకు ప్రేరణిస్తుంటాయి.
ఓక్ ఆ! హుహు. హ్మ్. ఓహో! అవును. హ్మ్. హ్మ్. ఓహో! ఆ! ఓహో! హ్మ్. సిరి వెన్నెల సీతారాం సీతారామ శాస్త్రి గారు పాట రాస్తే మనం ఎన్ని సార్లయినా వినగలమనమాట. దానికి ట్యూన్ కూడా అక్కర్లేదు.
ఆ! నిజమే. నిజమే. అది గుర్తుండిపోతుంది. ఆహ్, ఆ పాట అనేది ఆహ్, చాలా కాలం వరకు మనం ఎంతవరకు కాలం జీవిస్తామో అంతవరకు ఆ కాలం ఆ సాంగ్ గురించి ప్రత్యేకంగా గుర్తుంటుంది మనకు. ఆ లిరిక్స్ గూడా మనని మళ్ళీ ఆలోచింపజేసే విధంగా మళ్ళీ మనల్ని మనం సరిచేసుకొని ముందుకు వెళ్ళే విధంగా, ఆ సాంగనేవి ఉంటుంటాయి. హ్మ్. నిజమే. నిజమే.
అవును. అవునండి. హ్మ్. చక్కటి భాష కూడా ఉంటుంది. అయితే మీరు ఈ పాట గురించి, పాట వల్ల మీకు గుర్తొచ్చిన మంచి మనుషుల గురించి, ఎంతో చక్కగా మీరు వివరించారండి. మీతో మాట్లాడినందుకు అయితే చాలా ఆనందంగా ఉంది. థ్యాన్
ఆ! <chuckles> మీతోని గూడా నాకు మాట్లాడడం చాలా ఆనందం అండి. అంటే నా, నా అనుభవాలు, మరి నేను మరి చిన్నప్పటి నుంచి విన్న పాటల గురించి కూడా నాకు చాలా బాగా గుర్తు జేశారండి. మీకు నా ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలు.